ఆ! ప్లే లిస్ట్ ఉంటాయి. కొంతమందికి ఒక్కొక్కళ్ళు మనం ఎంత వెట్టినా గాని, నేనొక పాట ప్లే జేస్తే, ఇంకొకళ్ళు "ఈ పాట బెట్టు." అని జెప్పి, ఆ పాట పూర్తి అవ్వక ముందు చెప్తారన్నమాట. సో, మేమెప్పుడు అలా ఒక దాని మీద ఉండం. ఎందుకంటే, నేను ఒక పాట ప్లే చేసేలోపు అది అపోయేలోపే ఇంకొకళ్ళు ఇది పాట పెట్టే పెట్టేస్తారు. సో, ఇంక ఎవరు డిసిషన్ తీసుకుంటూ ఉంటారు గాబట్టి అంత పట్టించుకోలేదు.
హ్మ్. ఓకే. బాగా అంటే నువ్వు ప్లే జేసిందయినా సరే, వేరే వాళ్ళు ప్లే జేసిందయినా సరే, అరె! భలే ఉందిరా సాంగ్ అన్నట్టు అనిపించి ఉంటది గదా! అది ఏ పాట?
ఆ! ని ఆ! చెప్పంటే, మీరు 'ఘర్షణ' సినిమాలో చలియ చలియ అనే సాంగుంటుందండి. అది ఆ సాంగ్ ఎంత ఫేమసంటే ఇంకా కారులో ఎళ్తుంటే నైట్ 3కి ఒచ్చిన సాంగ్ డ్రైవర్ గూడ నిద్ర ఉండదు, నిద్ర ఉన్న పోయిద్దన్నమాట. అంత బాగుంటుంది ఆ సాంగ్. సో మేము
అవునవును. <chuckles> ఇగ ముఖ్యంగా వీణా సౌండు గదా!
అవునండి. ఆ నైట్ టైమ్ మేము, నైట్ టైమ్ జర్నీ ఖచ్చితంగా కొంచెం మంచి పాటలే నిద్రొచ్చే పాటలు గాకుండా, కొంచెం ఇలా మాస్ పాటలు, ఇలా డాన్స్ చేసే పాటలు బెడితే కొంచెం ఊపొచ్చి నిద్రపోరన్నమాట. అదొక సేఫ్ సైడ్‌లో పెట్టుకుంటాం. ఎందుకంటే
ఓకే. హుహు. అవునవును. వాస్తవమే. మరి అక్కడ తింటారు గదా! డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు నార్మల్ నేటివ్ ప్లేస్‌లో ఉన్న ఫుడ్‌కి, అక్కడ ట్రిప్‌కి వెళ్ళిన ఏరియాలో ఫుడ్‌కి చాలా తేడా ఉంటది. అక్కడ నీకు కొత్తగా అనిపించిన నికి ఆహ్, ఫుడ్ తిన్నాక నచ్చి ఉంటది కదా! అలాంటిదేమన్నా ఉందా ఫుడ్డు.
అవునండి. అవును. చాలా ఉంటుంది. అవును. మనం ఎస్‌పెషల్లీ గోవాకి ఎళ్తే మనకి మొత్తం సీ ఫుడే అండి. ఎందుకంటే నాన్ వేజ్ చికెను, మటను ఉంటుంది గానీ చాలా తక్కువ, మటను చాలా తక్కువ అండి. చికెను గూడా అప్పుడప్పుడు దొరుకుతుంది. ఇంకా సీ ఫుడాయితే మీకు చాలా రకాలు దొరుకుతాయి అండి. ఫిష్‌లో గూడా చాలా రకాలు ఉంటాయి, ప్రాన్స్ ఉంటాయి, క్రాబ్స్ అమ్ముతారు అన్ని ఉంటాయి. మేము చాలా
హుహు. హుహు. హుహు. ఫిష్‌కి కొన్ని పేర్లు లాంటివేమైనా ఉంటాయా? అట్లేం లేదా?
ఆ! ఉంటాయండి. ఎలా అంటే బాజా గోల్డెన్ బాస ఫిల్లెట్ అంటారు. ఇంకా తెలుగు పేరు ఉంటాయి అయి ఉండవక్కడ. అన్ని కొంచెం
ఓకే. తెలుగు పేరేదైనా ఉంటే చెప్పు గుర్తుంటే నువ్వు తినింది?
మాదేందంటే బాస ఫిల్లెట్ అంటారు. గోల్డెన్ బాసా అంటే ఎలా ఉంటుందంటే ప్యూర్ వైట్‌లో ఉంటుంది. దానికి ముల్లులు ఉండవన్నమాట, ఒకటే ఫుల్ బాడీ.
బాస ప్లేట. హుహు. 'శీలావతి' అని ఓ చేప ఉంటదంట, దాన్నేమి తినలేదా నువ్వు.
ఆ! అది నాకు దెలిసి, మన ఊరులో తెలుగు పేర్లు బెడతారు గాబట్టి ఇనే ఉంటాము. కానీ అక్కడ కొంచెం గో గోవాలో కొంచెం ఆ! కొంచెం ఆ! పేర్లవి పార్ష్‌గా ఉంటాయన్నమాట. <chuckles>
<chuckles> ఓకే. అక్కడ అటు పక్కైతే లేదన్నమాట. <sniffs> సరే! యాహ్! యాహ్! మొత్తానికి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసావు. అదే ఐ మీన్ స్కూల్ మీ కాలేజ్ టైమ్‌లో, దాని తర్వాత కొలీగ్స్‌తో వెళ్ళావు. కొలీగ్స్ ప్లస్ ఫ్రెండ్సని జెప్పుకోవచ్చు. ఇవి రెండు చూసాక అనిపించిందా ఒక్కసారన్నా ఫ్యామిలీని తీసుకెళ్లాలి. నే నాకంటే ఏజుంది అన్నీ జూసేస్తున్నా, వాళ్ళకి ఏజయిపోతుంది, వాళ్ళకంటూ కొన్ని ప్లేసెస్ చూపించాలి అన్నట్టు, ఆహ్, లైక్ డివోషనల్‌గా ప్లాన్ చేయడం కావచ్చు, వేరేదేమన్నా అలా ప్లాన్ జేసావా?
అవునండి. అవునవును. అవునండి.